అయితే నేను అలాంటి వ ఎందుకు తగలరు మనకందరూ దగులుతారు ఖచ్చితంగా. <chuckles> ఎందుకంటే, రకరకాల మనుషులందరూ ఒకలా ఆలోచించరు, అందులో ఒకలా ఉండరు. అయితే నా అనుభవం ప్రకారం ఏమైందంటే అండి. ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని, కొన్ని చెడు జరుగుతా ఉంటది. అంటే చెడు అంటే ఐ మీన్ ఏదన్నా ఇప్పుడొక యాత్రకెళ్లరు.
<chuckles> ఓకే. మంచి విషయం. ఆ! యెస్. హ్మ్. హ్మ్. అదే. అనుకున్న పని తలపెట్టిన పని కాదు. వాళ్ళకి సక్సెస్ గాకుండా ముందుకు
హ్మ్. ఏదన్నా యాత్రకెళ్లారనుకో, యాత్రకెళ్ళినప్పుడు ఫలానా గుడికెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా చ ఆహ్, అంటే చిన్న యాక్సిడెంట్ అవ్వడము, లేపోతే ఏదన్నా పోవడము, తప్పిపోవడము ఆ! వాళ్ళెం జెస్తారు, నేను ఫలానా దానికెళ్ళాను. ఇంక నాకిలా జరిగింది. ఇంగ దాని బందు.
యెస్. అనుకోని పరిస్థితులెదురుకాడము జరుగుతూంటుంది. హ్మ్.
ఆ! నేనెళ్ళనింకా. అది నాకొద్దు. అని పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. నేనిలాంటి వాళ్ళని చూసాను. నా అనుభవంలో. అయితే వాళ్ళు అంత భయపడిపోతూంటారు గదా! అది తప్పండి. దేవుడు అలా ఎందుకు జెస్తాడు, అంటే దేవుడు అంటే దేవుడు కాదు ఒక శక్తి. ఒక దేవుడు పలానా దేవుడని నేను చెప్పను యూనివర్స్. మనకెప్పుడు పాజిటివ్ వే ఇస్తుంది. అంటే నీకది ఇంకేం జరగాల్సుందో ఆ రోజు కదా! నిన్ను దాంతో ఆ! దాంతో నిన్ను వెనక్కి మళ్లింది. అంటే నువ్వు దేవుడి గుడిలో దర్శనం జెసుకోలేదని నువ్వు బాధపడుతున్నావా, బాధ పడకూడదు. ఇంకా ముందు ఏం జరగబోయిందో నిన్ను వెనక్కి తీసింది ఈ ప్రకృతి. వెనక్కి జరిపింది. కాబట్టి ఆ పాజిటివ్ వేలో వెళ్ళాలి. హ్మ్. నేచెప్పి చూసాను, కొన్ని, కొంతమంది మార్పు జరిగింది కానీ, కొంతమంది ఇంక ఉంటారు కదండీ. హ్మ్. ఆ!
ఓకే. మాకు కలిసి రాలేదు అన్నమాట అంటారు. ఓకే. హ్మ్. యెస్. యెస్. ఓకే. అవునండి. యెస్. యె ఓకే. ఇంకా డేంజర్ అయ్యేది కాస్త కొంచెం తగ్గిచ్చి హ్మ్. ఓకే. ఓకే. పాజిటివ్‌వేలో ఆలోచించాలి అంటారు. బావుంది. హ్మ్. ఇంగ అలానే ఉన్నారు. <chuckles> అయితే మరి ఇట్లా సాంప్రదాయాల్ని మరి ఆహ్, అంటే నెక్స్ట్ జనరేషన్‌కీ పరిచయం జెయాలంటే గనక, మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారంటే ఏం జెప్తారు?